కొన్ని పాటలు మనం విన్నప్పుడు మన చిన్నతనం గుర్తు రావచ్చు, లేకపోతే మన ఆహ్, మొదటి ప్రేమ కథ గుర్తు రావచ్చు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి, ఇలా మీ జీవితంలో ఒక్క 4 పాటలతో మీ జీవితం మొత్తం ఎక్స్‌ప్లేన్ జేయాలంటే అవి ఎలాంటి పాటలైయుంటాయండి?
ఆహ్, జీవితం మొత్తం ఎక్స్‌ప్లేన్ చేయాలి అంటే, డిఫరెంట్ డిఫరెంట్‌లో జోనర్స్‌నే మనం సెలెక్ట్ చేయాలండి. ఎందుకంటే మన లైఫ్ ఎప్పుడు ఒకలా ఉండదు. <smacks lips> కొంచెం ఏ ఏజ్ పరంగా గాని, లేదంటే సిచ్యుయేషన్‌ల పరంగా గాని, లేదా అవకాశాల పరంగా గాని, మారుతూ ఉంటుంది. అలా చూసుకుంటే
ఓకే. ఓకే. హ్మ్. అంతే గదా! అవును. ఖచ్చితంగా.
మన చిన్నప్పుడు చూసుకుంటే మనకి కాటన్ సాంగ్స్ ఏమైనా చ కాటన్ గాని యానిమేషన్ సాంగ్స్ గాని బాగా ఇష్టపడతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు
ఆహా! ఏదన్నా 1 చెప్తారా?
ఆ! ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్నప్పుడు బాగా ఆహ్, 2 సాంగ్స్ బాగా గుర్తుండి. ఒకటి ఆ 'ఒకే ఒక్కడు' మూవీ ఉండేది.
'ఒకే ఒక్కడు' 'అర్జున్' గారిది ఆ! ఓకే. ఓకే. ఆ! చెప్పండి.
ఈ 'అర్జున్' గారిది. ఆ! అందులోను ఓ సాంగుంటది మగధీర ధీర ధీర ధీర సాంగుంటది. అందులోనే రే డిఫరెంట్ డిఫరెంట్ పాములొస్తూ ఉంటాయి ఆ సాంగ్ అంతాన. ఆహ్, లైకు వైకుంఠపాళీ టైప్‌లో ఆ సాంగంతా డిజైన్ చేశారు. ఎవరు ఆ 'శంకర్' గారు. 'శంకర్' గారి సినిమాలంటేనే పాటలద్భుతంగా ఉంటాయి. ఆ కొరియోగ్రఫీ కూడా చాలా కొత్తగా డిఫరెంట్‌గా ఉంటది. నాకా చిన్నప్పుడు ఆ పాట చూస్తే టీవీలో అమ్మో! పామొస్తంది భలే అనిపించేదండి. భలే ఉందే! భలే ఉందని.
అవునవును. అదే. అదే. <chuckles> అంటే నిజంగా ఏదో ఒ‌ర్జి‌నల్‌గా ఒక పామున్నట్టుగా అనిపిచ్చేదా ఆ టైంలో మీకు?
ఆ! అంటే అప్పటిదాకా మనం పాటలంటే ఏంటి ఓ హీరో హీరోయిన్ ఒచ్చి డాన్స్‌లేసేస్తా ఉంటరు. బట్ ఆ సాంగ్‌లో అలా ఉండదు. ఒక రాజులు, ఆ సైన్యం తరువాత పాములు రాడాలు భలే అనిపించేది నాకు మనిషి హీ హీరో ఏమో డి
అవునండి. అదే మీరు ఇందాక నిజంగా అన్నట్టు ఏదో వైకుంఠపాళీలాగా, ఎక్కడికెళ్ళిన పాము ఎనకమాల ఒచ్చేసి మింగేస్తన్నట్టు, లేకపోతే ఈ రకంగా ఉంటూ ఉంటుందా! ఆ పాట మొత్తం గదా!
ఆ! ఆ పాటంటే అలాగే ఉంటది. యాక్చువల్లీ అయ్ ఇంకొక చిన్న సాడు న్యూసేంటంటేనండి, ఆ మూవీకి నేనెళ్ళాను చిన్నప్పుడు. ఆ పాట కోసమే థియేటర్‌కి తీసుకెళ్లారు మా అమ్మళ్ళు. తీసుకెళ్ళిన తర్వాత ఆ పాట కోసం ఎళ్లి, ఆ పాటొచ్చే టైంకి నిద్రపోయానండి. పాపం మా అమ్మళ్ళు లేపారంట, "ఒరేయ్! లెగు ఆ సాంగొచ్చింది" నేను పట్టించుకోకుండా నిద్రపోయానంట. ఇంటికెళ్ళిన తర్వాత తెలిసింది. ఆ పాటైపోయింది నేను పడుకునిపోయాను అనేసి. ఎం
ఆ! చెప్పండి. ఓకే. అంటే, థియేటర్‌కెళ్లారా? ఓకే. అయ్యా! <chuckles> <giggles> ఏం ఉపయోగం ఏముందండి? అప్పుడు మిసైపోయారు కానీ, ఇక తర్వాత ఇంట్లో ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇక చూడ్డమేనా?
ఇంకా ఇంట్లో తెగ చూసేవాడినండి. ఎందుకంటే, నాకు పాట్లకి నాకు మంచి కనెక్షనెప్పుడేర్పడిందనంటే ఆహ్, మీకు ఈ టీవీ చానెల్స్‌లోని ఇప్పుడు ల్యాండ్‌లైన్ ఫోన్సుండేవి.
ఆహా! అవునవును. ఉండేవండి.
ఈ ల్యాండ్‌లైన్‌లో నుండి మనం ఫోను చేస్తే ఒక నంబరుండి, ఆ నంబర్‌కి కొడతే, మనకే పాట కావాలో ఆ పాట టీవీలో వచ్చేది.
అవునుగా!
మా తమ్ముడు నాకు ఇప్పటికి స్టిల్ గుర్తుండిపోయిందేంటంటే మా తమ్ముడు, నేను కలిసి ల్యాండ్‌లైన్ ఫోనులో ఆ రోజు పెద్ద వర్షం అన్నమాట, స్కూళ్ళు సెలవిచ్చేశారు. ఇద్దరం కూర్చొని మా ఇంట్లో ఎవరు లేరు ఇద్దరం కూర్చొని ఆ టీవీ ఏసుకొని, ప్రత్ నంబర్లు కొట్టడం ఆ సాంగులెంచుకోడం ముఖ్యంగా ఈ 'చంద్రముఖి' సినిమా ఉంటుంది కదా!
అదేలెండి. ఇది 'చంద్రముఖి' 'రవితేజ' గా ఆహ్, స హ్మ్.
రారా ఆహ్, ఇదెండి దెయ్యం సినిమా 'రజినీకాంత్' గారిది. ఆ! ఆ సినిమాలో సాంగుంటది. 'రారా సరసకు చేరా' సాంగుంటది.
'రజినీకాంత్' గారిది. <chuckles> అంటే, ఇప్పుడు మీరన్నది, ఈ జెమినీ మ్యూజిక్కు లేకపోతే మా మ్యూజిక్కుల్లో మనం ఫోన్ జేసి పాటడుగుతాం కదా! అలా అంటున్నారా?
ఆ! ఆ! ఆ టైప్‌లోనే. ఆహ్, ఆ టైప్‌లోనే. మాకు ఎలాగుండేదంటే, సిటీ కేబుల్లోని మనం సెలెక్ట్ చేసుకోండండి, సాంగు ఒక నంబర్ కొడితే ఆహ్, తెలుగా? తమిళా? ఏదోకటొస్తది. ఆ నంబర్ కొట్టిన తరువాత ఇంకో పాట, ఆ నంబర్ పాటకో నంబరుంటది. 61 గాని, 79 గాని అలా. ఆ నంబర్ కొడితే ఆ పాట ఆటోమేటిక్‌గా, నెక్స్ట్ దానికి ఎంటర్ అయిపోయిందిమాట. అలాగ ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు
ఆహా! ఓకె. అదే, అదేనండి ఆహా! అంటే, అక్కడ ఇంక పర్సన్ ఎవరు ఉండరు మధ్యలో మీ ప ఆహ్, వినే పర్సన్ ఎవరు ఉండరు, అక్కడున్న నంబర్ కొట్టేస్తే ఆటోమేటిక్‌గా అది నెక్స్ట్ సీక్వెన్స్‌లోకి యాడ్ అయిపోద్దనమాట ఇక.
ఎవ్వరు ఉండరు. యాడ్ అయిపోద్ది. మనం ఎంచుకున్న సాంగొస్తే, అదొక ఎక్సైట్మెంట్ మనకి.
ఆ! అంతే కద! మనం కావాలని పెట్టుకున్న పాట కదా!
ఆ! నాకు ఫస్ట్ వచ్చేదే యానిమేషన్ మూవీ సాంగైతే, రెండోదేంటి హారర్ సాంగు. ఆహ్, ఈ ఈ 'చంద్రముఖి' సినిమాలో ఆ సాంగు. రారా సాంగ్ ఎంత ఎక్సైటయ్యేవాళ్ళం అంటే, భలే అనిపించేదా సాం
ఏదండి? 'చంద్రముఖి' ఆ! ఏది రారానా? ఏ ఏదోక చిన్నా ముక్క పాడండి. ఆ పాట.
అదేనండి, రారా సరసకు రారా, చేరా సాంగ్ అలా వస్తుంది. భయంకరంగుంటది సాంగు. నాకు, నేనిప్పటిదాక ఈ హార్రర్ పెద్దగా దెయ్యాలు, భూతాలంటే భయపడేవాడిని గాదండి. బట్ 'చంద్రముఖి' ఫస్ట్ టైమ్ నేను థియేటర్‌లో చూసినప్పుడైతే జడిసిపోయాను నేనస లాస్ట్ క్లైమాక్స్‌కి. ఆ 'చంద్రముఖి' పె 'జ్యోతిక' గారు పెద్ద కళ్ళెట్టుకొనున్నప్పడికి.
ఓకె, ఓకె. <giggles> ఆ! అవునవును. అంటే, అదీ అదే అదే అంటే ఆ సినిమా రిలీజయినప్పుడు యాక్చువల్‌గా చెప్పాలంటే నండి ఆహ్ చాలా మందిని భయపెట్టిన సినిమాలలో ఇదొకటి.
నే ఆ! చాలా భయపడతానండి అది. అంటే అప్పుడు అప్పుడు కూడా చాలా హర్మస్కి""ఎళ్ళాం గాని అంత భయపడేవొడిని గాదు. బట్ ఆ మూవీ ఆ సంద ఆహ్, పైగా మీరు గమనిస్తేనండి ఆ సినిమాలో పెద్ద గ్రాఫిక్స్ కూడా ఉండవు. ఆవిడ కళ్ళతోనే భయపెట్టేసింది.
అదే అదేలేండి. ఆ! అదే. ఈ ఒచ్చి కూడా చాలా కాలమైయిపోతుంది గదా! అప్పుడంత లేదు మనకి. మన ఇండస్ట్రీస్
ఐ థింక్ ఐ ఆహ్, మూవీ 2006, 2007 ఆ టైంలో ఒచ్చిందండి. ఒక 20 ఇయర్స్ అయిపోయింది ఆ సా సినిమా ఒచ్చి.
అబ్బో ని 20 ఏళ్ళంటే ఒక జనరేషన్ మారిపోయినట్టే గదండీ.
హ్మ్. ఆ! ఆ! ఆ! కానీ అప్పట్లో చాలా పెద్ద హిట్టు అప్పట్లో పిల్లలందరిని భయపెట్టిన <giggles> సినిమా అది. అయితే ఆ తరువాత, ఆ తరువాత కొంచెం పెద్దయ్యాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. కొంచెం పెద్దైతే కొంచెం టీనేజ్‌లోకి ఆటిలకి ఒచ్చినప్పుడు ఆ అప్పుడు లవ్స్ లవ్ సాంగ్స్ అవి ఇష్టపడేవాడిని కొంచెం. ఈ లవ్ సాంగ్స్ గాని
అవును. అయితే మీకు ఆ! ఆ! చెప్పండి. ఓకే. ఓకే ఓకే. అంటే ఎటువంటిది ఈ 'ముస్తఫా' ఆ టైం లైన్ లోనా? పాటలు.
టా ఆహ్, నా టైంలో ఎనంటే ఇదండి, ఏంటిది? 'ఏం మాయ చేసావే.'
ఓకె, ఓకె. యాహ్! యాహ్! అర్థమైంది, అర్థమైంది.
ఈనే ఆహ్, ఏ ఏ 'ఏమ్మాయ చేసేసావు' బొల్లో భలే ఉండేదండి సాంగ్స్ నాకన్నిని.
హ్మ్, 'రెహమాన్' గారు నిజంగా చాలా వండర్ఫుల్‌గా ట్యూన్లిచ్చారు ఆ సినిమాకి.
ఆహ్! ఆ! మీకు ఆ సాంగులు గమనించినట్టయితే మీకు సాంగ్సన్నీని, చాల నేను నేను ప్రెజెంట్ మామూలుగా మా ఫ్యామిలీ ఏంటంటే, 'నాగార్జున' ఫ్యామిలీ ఫాన్స్ మాట. అప్పటికి 'నాగ చైతన్య-' 'నాగ చైతన్య' రెండో మూవీ అది ఏం మాయ చేసావే. నేను వెంటనే ఎళ్లి, సీడీ కొనుక్కొనొచ్చేసా.
ఓకె. అవును. అహా! ఏది పాటలదా?
మొత్తం. పాటల సీడీ. పాటల సీడీ అయితే మా వీసీ ఏమసి ఏహ్, ఉండేదిమాట బాక్స్ ఓటి దాంట్లో పెట్టుకున్నాను. ఈ ఇప్పుడు అయి పోయాయి. అవి పెట్టాను. పెట్టిన తరువాత ఫస్ట్ ఫస్ట్ సాంగిన్నాను. అర్థం అవ్వట్లేదు నాకు యాక్చువల్లి సాంగు మనకప్పట్లో సాంగులంటే ఒకలా ఉండేవి. ఇవి కొంచం డిఫరెంట్‌గా అనిపింది. అంతెనండి, ఫస్ట్ నాకర్థం గాలేదు.
ఓకె. ఓకె. అదేలెండి సీడీ సీడీ ప్లేయరుంటుంది గదా. <giggles> అవునవును. అదె. దానిలో 'అలోమరె' అని జెప్పేసి ఒక పాటటుంది. అది అసలు అర్థం గాదు ఎవరికి. <giggles>
ఓస్ అర్థం గాదు. కానీ ఆ కనిపించింది ఏంటి? 'ఏఆర్ రెహమాన్' తేడా కొట్టేసాడు ఆహ్, ఏంటి సాంగ్స్ బాలేవా ఏటి? బట్ విన్ని, విని, విన్నప్పడికీ ఇంకవి మనసులోకెక్కిపేయి నాకు ఆ సాంగ్సు. ఆల్బమంతా ఇష్టం.
అదే. హ్మ్. నిజంగా బావుంటాయండి. అంటే ఆ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ గాని లేకపోతే ఆ పదాలు కూడా కొన్ని కొన్ని ఆహ్, మనకి చెవుల్లోకి ఏదో తేనె పోసినట్టుంటాయంటారు చూసారా! అలా ఉంటుంది గదా!
తరవాత 'ఆరెంజ్' మూవీ. అంత బావుంటుందా సాంగు. ఆ సాంగ్స్ అన్నీ బావుంటాయి. ఆహ్ మొత్తం ఆల్బమ్ అంతా నాకిష్టం. తరువాత 'ఆవారా' సాంగ్స్ ఒకటి 'చిరు చిరు చినగ' ఆ! ఆ సాంగొటి చాలా ఇష్టపడేవాడిని ఆ సాంగు. నెక్స్ట్ 'ఆరెంజ్' మూవీ‌లో సాంగ్స్ గాని
ఓహ్! ఇదింకా సూపర్ అసల. ఓకే. అంటే ఇప్పుడు ఆహ్, ఇదొక్కటి కంటిన్యూ చేద్దురు. ఇదొకటి 'ఆవార' సినిమా గురించి చెప్పారు కాబట్టి, అందులో ఏంటంటే సినిమా అంతా కూడా కార్లోనే తిరుగుతూ ఇలా ఉంటుంది గాబట్టి, మీరు కూడా ఎప్పుడన్నా మీకు నచ్చిన వాళ్ళని అలా తీసుకొని కార్లో తిప్పుకుంటూ అలా 'ఆవారా' పాటలో, లేకపోతే ఏదో ఒకటి మీకు నచ్చిన పాటలు విందాం అనేసి ఎప్పుడన్నా అనిపిచ్చిందా మీకు?
ఆ! ఆ! ఆవారా కాదు కానీ మా మ్యా <chuckles> అర్జున్ రెడ్డి అలా చేసానండి. అర్జున్ రెడ్డి సాంగ్స్.
ఓకే. ఓకే. ఎలా జేసారు? 'అర్జున్ రెడ్డి' లాగానే చేసారా లేకపోతే
ఆ! ఆహా! లేదు, లేదు. అలాగేం చేయలేదుగా సాంగ్స్ విన్నాం అంతే. అలాగేం చేయలేదు. <sniffs> <laughs>
లేదా? <laughs> ఓకే. ఓకే. ఓకే. అదే కార్లో వెళ్తూ మీరు ఆ పాటలు పెట్టుకొని ఇన్నారన్నమాట. ఓకే, ఓకే.
పాటలు విన్నాను. పాటలు పెట్టుకొని అదొక మంచి ఫీల్ అది 'అర్జున్ రెడ్డి' మూవీ మాత్రం.
అవునవును.
నాకు బా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ నాకు బాగా ఇష్టమైన మూవీస్‌లో 'అర్జున్ రెడ్డి' ఒకటి.
యాహ్! అందులోనూ హీరోయిన్ ఎంట్రీకి ఒక చిన్న ఏదో శ్లోకం లాగా ఒక పాటొస్తుంది చాలా స్లో‌గా.
ఆ! అలాగా ఆ సాంగ్స్ అనొ బీజీఎము బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి లాగుతాడు. లేదండి 'సందీప్ రెడ్డి వంగా' డైరెక్షనంటే చాలా డిఫరెంట్‌గుంటుంది. ఆయనలాగా ఇంకెవరు తీయలేరు కూడా.
హ్మ్. అవును. ఆ! అదే కదా! అంటే ఇప్పుడు మనకి ఆల్‌రెడి అలవాటయిపోయిన అంటే మన కళ్ళకు ఒక ప్యాటర్న్ అలవాటయిపోయింది జూసారా, ఆ ప్యాటర్న్ నుంచి కొంచెం బయటికెళ్లి ఆలోచించే డైరెక్టర్లు చాలా తక్కువ మంది అందులో ఈయనొకళ్ళు.
ఈ అనుకుంటాం చాలా గొప్ప వ్యక్తండి నాకెందుకతను అంత డైరెక్షన్ అంతగానే అతనికి మ్యూజిక్ సెన్స్ కూడా చాలా ఎక్కువ సాంగ్స్ మీద. ఆయన ఏం తీయగలడో తొ ఫిక్సవుతాడు, ఎలా తీస్తున్నాడు, ఏం తీస్తున్నాడు, ఒకోసారి 'రాంగోపాల్ వర్మ' అన్నట్టు ఆ మీరేదైనా ఒక పెద్ద లార్జర్ థాన్ లైఫ్ క్యారెక్టర్ తీయాలి అనుకుంటే, మీకు పెద్ద, పెద్ద సెట్స్ గాని, లేదా స్టోరీ గాని, లేదంటే ఆ బడ్జెట్ గాని, లేదా హీరో‌ని భారీగా తెర్చు మరి 'సందీప్ రెడ్డి వంగ' అలా చేయ్యడు. ఒక మామూలు ఒక వ్యక్తి క్యారెక్టర్‌ని లార్జర్ థాన్ లైఫ్ క్యారెక్టర్‌లా చేయగలడు అంటున్ <smacks lips> నిజమే అండి ఒక 'అర్జున్ రెడ్డి' చూసుకుంటే, ఒక మామూలు స్టూడెంటతను. బట్, ఆ క్యారెక్టర్ మనకెంత ఇంపాక్టయింది.
అవును. ఆ! అదే అండి. అదే. అవును. ఇప్పుడు 'యానిమల్' అయినా 'అర్జున్ రెడ్డి' అయినా ఏదో రెగ్యులర్ మనకి తెలిసిన మనం మన పక్కనుండే క్యారెక్టర్‌లే కాకపోతే వాటిని కొంచెం ఇలా మీరన్నట్టు లార్జ్ చేసి, మనకన్నా అంటే కొంచెం హెవీ‌గా ఉంటుంది. హ్మ్.
యాహ్! లార్జ్ ఎస్టాబ్‌లిష్ ఎంత బాగా చూసాడతను. ఆ! ఎస్టాబ్‌లిష్ చేసి చూపించాడు మనకి. అంత డెడికేటెడ్ డైరెక్టర్‌లు కష్టమండి రాడం. నాకు తెలిసి 'రాజమౌళి' కున్న 'సందీప్ రెడ్డి వంగ' పెద్ద డైరెక్టర్. <clears throat> కాకపోతే, ఇన్ ద టర్మ్‌స్ బడ్జెట్‌లో ఉండే ఆయన గొప్పగాని. ఇతని డైరెక్షన్ మాత్రం వేరు. ఆయన సాంగ్స్ సెలక్షన్స్ గానీ, మనకి సినిమాకి ముందే సాంగ్స్ బ్యాక్‌గ్రౌండ్ సాంగ్సన్ని రడీ చేసుకుంటాడంట. ఆయన పాటలన్నీ అందుకే అంత బావుంటాయి.
అవును. నిజమే అది. హ్మ్. అదేలెండి. అవునవును. యాహ్! యాహ్! అవునండి. హ్మ్. సో, ఆ ఒక్కసారి మళ్ళీ బ్యాకెళ్దాం ప్రస్తుతానికి. ఇప్పుడు మీకు యవ్వనంలో కంటే, ఆహ్, కొంచెం యంగేజొచ్చిన తర్వాత, కొన్ని పాటలు అంటున్నారు గదా! వాటిలో ఏది బాగా ఇష్టమైన పాట? అంటే, మీరు తరచుగా వింటున్నా, లేకపోతే అనుకుంటున్నప్పుడు కూడా మీరు ఆ ఏజ్‌కెళ్లి ఒక్కసారిగా మళ్ళీ రాడానికి. అటువంటి పాట ఏదన్నా ఉందా?
ఓకే. హ్మ్. ఆ! నాకు ఏ ఏదో చెప్పాను కదండీ. 'ఏం మాయ చేసావే' సాంగ్స్‌ని ఎక్కువగా నాకు ఇప్పటికి ఆ సాంగ్స్ వింటే నేను ఆ టైమ్‌కెళ్ళిపోతాను వెంటనే, ఇక్కడి నుండి.
ఓకే. ఓకే. అంటే, ఆ ఆల్బమ్ మొత్తం ఇక
ఆల్బమ్ మొత్తం మున్ ముఖ్యంగా ఇదండి. ఆహ్, ఎంతమంది, ఎంతమంది ముద్దకొచ్చి అందాలు ఆ సాంగొటి, మనసా సాంగొటి. ఫస్ట్ సాంగ్ అండ్ లాస్ట్ సాంగ్.
ఏదండి? ఓకే. ఓకే. అదే లాస్ట్‌లో మళ్ళీ వాళ్ళు రీయూనియన్ లాగవుతారు కదా! అప్పుడొకటి మనసా అని చెప్పేసి ఒక
ఆ! ఆహ్, అది ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఆ సాంగు. అది నాకు పిచ్చి మానసా సాంగ్ అయితే. ఆ సాంగు అలా ఇష్టపడేవాడ్ని. తర్వాత తర్వాత తర్వాత కొంచెం కొంచెం అలా పెద్దయిన తరువాత ఈ మధ్య కాలంలో చూసుకుంటున్నట్టయితే అంటే 'కేజీఎఫ్' సాంగ్ బా ఇష్టం. కొంచెం ఇన్స్‌పిరేషన్‌గా లేదా నాకు మో
ఆహా! ఓకే. అదేలెండి. ఏది వన్నా, టు నా అండి? ఏ సినిమా లోది? 'వన్' ఓకే.
'వన్‌లో' 'వన్' 'వన్‌లో' అండి సాంగ్స్ నాకు బాగా ఇష్టం. అంటే, కొంచెం ఇన్స్‌పిరేషన్‌గా ఉంటది. 'ధీరా ధీర' సాంగ్.
ఏం పాట? ఓకే, ఓకే. యాహ్!
ధీర ధీర ధీర అంటే ఒక మోటివేషన్‌లా ఉంటుందండి ఆ సాంగ్ నాకు వింటే. చాలా ఏదో
అవును. నిజమే గదా! అంటే ఆ సిచ్యుయేషను కూడా ఆ పాట, ఆ పాటకి ఆ సిచ్యుయేషన్‌కి రెండు హిట్టు. విడిగా పాట విన్నా హిట్టుంటది. ఆ సిచ్యుయేషన్ చూస్తూ విన్నా హిట్టుంటది. చాలా బావుంటదది.
ఖచ్చితంగా. అంటే మనకి అప్పటిదాకా ఏంటండి సాంగ్స్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది లవ్ సాంగ్స్. లేదా మెలోడీస్, లేదా బట్ యాక్షన్‌లో కూడా ఒక సాంగ్ ఇంత అద్భుతంగా ఉంటదని మాత్రం ఆ సినిమాలోనే చూశాను నేను సాంగ్స్‌ని. అదొక యాక్షను. <smacks lips> ఆ! ఎంత బావుంటందంటే ఆ సిచ్యుయేషన్ ఎస్టాబ్‌లిష్ చేస్తా అది అలాగే ఈ మధ్య కాలంలో ఇంకా ఫిక్స్ ఈ రీసెంట్‌గా నాకు బాగా కనెక్టయిన సాంగ్ 'డ్రాగన్' మూవీ ఉంది కదా! మనకి ఆహ్, మొన్న రీసెంట్‌గొచ్చింది.
అవునవునండి. అది కూడా అంత మీనింగ్ ఫుల్‌గా మళ్ళీ. హ్మ్. ఆ! 'డ్రాగను,' 'డ్యూడ్' అండి?
'డ్రాగన్' 'డ్రాగన్' 'డ్యూడ్‌కి' ముందండి. ప్రదీప్ రంగనాథన్‌దే 'డ్యూడ్‌'క' ముందు 'డ్రాగన్' సాంగుంటది. 'డ్రాగన్' థీమ్ సాంగుంటుంది. 'డ్రాగ్ డ్రాగ్ డ్రాగ్ డ్రాగ్ డ్రాగ్ డ్రాగన్' అనేసి. ఆ సాంగ్‌కి ఎంత కనెక్టయిపోయానంటే నేను, నాకిప్పటికి మోటివేషన్ ఆ సాంగే.
ఓకే ఓకే. ఆ! ఓకే ఓకే. ఓహ్! అంటే ఏదన్నా మీకు హుహు. అదే. అదేలేండి.
అంటే నాకు కొంచెం రాలే. అంటే నా లైఫ్‌లో కొంచెం దెగ్గరగుంటదండి ఆ సాంగు. అంటే ఒక మాములుగా
ఆహా! <giggles> ఓకే. ఓకే. అంటే మీకు మీ లైఫ్‌ని గుర్తు జేస్తూ ఒక రకంగా కొంచెం మోటివేషన్ మీకు నెక్స్ట్ స్టెప్ ఏయడానికి ఉపయోగపడుతుందనమాట. అయితే ఇప్పుడు అదే అయితే ఇప్పుడు మీ లైఫ్‌లో ఆల్‌మోస్ట్ అన్ని ఎపిసోడులకి ఉంది. ఎప్పుడన్నా ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి గాని, లేకపోతే ఏదన్నా కొత్తగా ఏదన్నా ఆవిష్కరణలు చేయడానికి గాని, అలాంటి సమయంలో అంటే మీ లైఫ్‌లో ఆహ్, ఏదన్నా ఒక చిన్న పాట ఒక ఇన్స్‌పిరేషనల్‌గా అలా ఏమన్నా ఉందా?
చాలా బాగా ఉపయోగపడింది. జస్ట్ ఇప్పుడే జెప్పాను గదండి! 'డ్రాగన్' సాంగ్ దానికి సంబంధించింది. ఉద్యోగాలకి సంబంధించిందే. ఆ! ఉద్యోగానికి సంబంధించిందే. ఇప్పుడు ఈ 'కెజీఎఫ్' అనే ఈ నాకు చిన్నప్పుడు యానిమేషన్ సాంగ్స్ అనేవి చిన్నప్పడవి, తరువాత ఈ చంద్రముఖి అనేది ఒక హై స్కూల్ ఆ టైంలోది. తరువాత 'ఏం మాయ చేసావే' అనేది ఒక టీనేజ్ టైంకి నాకు. అలాగే ఈ 'కేజీఎఫ్', 'కేజీఎఫ్‌లో' అవి కొంచెం ఆహ్, కాలేజి టైమ్స్ అవీని. ప్రెజెంట్ మాత్రం ఇదండి. నాకు ఉద్యోగం సమయంకొచ్చినప్పటికి ఇది.
దానికేనా? <giggles> ఓకే ఓకే. హుహుహు. ఓకే. ఓకే. అదే అదేండి. ఓకే. ప్రెజెంట్ ఇది. ఓకే. ఓకే. అయితే, ఇప్పుడు అంటే ప్రెజెంట్ గూడా ఏదన్నా చిన్న లవ్ స్టోరీ ఉందనుకోండి, ఇప్పుడున్న జనరేషన్‌లో వచ్చున్నా సాంగ్స్‌లో ఏది చూజ్ చేసుకుంటారు మీకు?
ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే అనిరుద్ మ్యూజిక్స్ ఇష్టపడతానండి. పర్టిక్యులర్ ఒక సాంగ్ అని కాదు గానీ అనిరుద్ గారి మ్యూజిక్స్ నాకు బా ఇష్టం. యే మీకు రెమో
ఓహో! ఓకే. అంటే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు లేకపోతే, సినిమాలో ఒక సాంగ్ అవ్వచ్చు, ఆ! ఆయన కొట్టిన వాటిలో కొద్దిగా ఇష్టమనేది వస్తూ ఉంటుందనమాట మీకు.
ఆ! అంటే, ఆయనది కొంచెం డిఫరెంటుగుంటయి సాంగ్స్ అన్నీ. మెలోడీ సాంగ్స్ అయితే మనకి వినాలనిపిస్తది. ఆ! ముఖ్యంగా తమిళ్ డబ్బింగ్ సాంగ్స్ నాకన్నీ ఇవన్నీ. ఆహ్, ఆయనకి తెలుగు లేవు. ఆ! ఇప్పుడంతేందుకు 'హుకుమ్' సాంగుంది, ఎంత బావుంటుంది ఆ సాంగు ఒక ఊపొచ్చేస్తది ఆ 'హుకుమ్' సాంగ్ వింటే.
అవునవునండి. అదే అంటే, ఆయన ఎక్కువగా చేసేది కూడా అటువైపే కదా! హ్మ్. అవునవును. నిజంగానే అది.
దానికి తోడు, నాకు తెలిసి 'రజినీకాంత్' గారికి అంత పర్ఫెక్ట్ సాంగ్ ఇప్పటిదాకా పాడలేదు అంత బా తీశారు.
అదే పైగా కూడా ఆయన ఎవరు సినిమా తీసినా ఒక హీరోకి ఎలివేషన్ ఇచ్చే ఒక మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏదైనా కొట్టారంటేనండి ఆ హీరోకి కరెక్ట్ యాప్టింగ్ లాగా ఉంటుంది అది ఎన్ని సినిమాలు గొట్టినా గూడా.
ఆయన చాలా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారండి. ఏంటంటే, మీరు గమనించినట్టయితే హీరోకో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు. విలన్‌కో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు. హీరోయిన్‌కో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు. ఆహ్, ఆయన ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంటు చాలా థీమ్స్ ఇస్తారు ఒక్కో ఒక సినిమాలోనే. అలాంటి డై డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు కొంచెం రేరు. అందులోని 'ఏఆర్ రెహమాన్' గారు అప్పట్లో చాలా డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు మళ్ళీ ఇప్పట్లో ఇతనిస్తున్నాడు. ఒక్
అవును. అవును. అవునవునండి. అంతే. అదే. అంటే, మన చెవులుకి ఏదైతే ఒకలాగా అలవాటయిపోయిందో దాని నుంచి కొంచెం తిప్పుకోనొస్తారనమాట ఈయన.
ఆ! కొంచెం రిలీఫిస్తారు. అంటే, అందులో చరణాలు మనకర్థమవుతున్నాయా లేదా? లేదా అవన్నీ పక్కన బెడితే మనకి కంటెంట్ బాగా. అంటే మనం ఎక్సైట్ అవుతాం. నిద్రపోయిన వాళ్ళని కూడా లెగిసేలా ఉంటది. ఆ 'హుకుమ్' సాంగ్ అయితే.
ఓకే. ఆ! అదైతే అసలు నంబర్ వన్ అండి. అది ఇప్పుడికీ రిలీజ్ అయిపోయి చాలా కాలం అయినా కూడా, ఆ ఏదైతే సినిమాలో దానికన్నా ఈ ప్రైవేట్ అంటే! ఒక మ్యూజిక్ కాన్సెర్ట్‌లో తను పాడతాడు జూసారా, అది ఇంకా బాగా క్లిక్ అయింది కదా! 'హుకుం'ది.
మనకి అదే ఆ సా మెయినక్కడే సాంగ్ హిట్టయిపోయిందండి. ఇప్పుడు మనకి ఆ మ్యూజిక్ రీ‌ వా సినిమాకి సక్సెస్ మీట్ కాకుండా ముందు సక్సెస్ మీట్ కాదండి. మ్యూజిక్కూ డా అదుంటుండి గదా! ఆడియో రిలీజ్. ఆడియో రిలీజ్‌లోనే ఆయన ఒక కొత్త ట్రెండ్ చేసేసాడు అది దాన్ని. సాంగొచ్చి పాడి జనాలతో సైలెంటయ్యి జనాలతో పాడించడం <smacks lips> ఆ తరువాత మన మ్యూజిక్ డైరెక్ట్‌ర్లు చాలా మంది ట్రై చేసారు కానీ, అవి వర్క‌వుటవ్వాలి. ఆహ్, ఆ సాంగు ఆ సాంగ్ గాని, ఆ బీట్ గాని, ఆరోజున్న సిచ్యుయేషన్ గాని, సూపర్‌గా అనిపించిందది. ఆ సీనంతానా. కొన్ని కొన్ని కొన్ని సాంగులు మనకి హంట్ చేస్తాయండి మనల్ని. మన జీవితంలోని. ముఖ్యంగా మన
అవునవును. అ! ఆడియో రిలీజు. అవును. అంతే కదా! <giggles> అవును. వర్క‌వుట్ అవ్వలా. అవును. అంతే. అదే అండి. హ్మ్. అవును. మనం ఏం, ఏం జేస్తన్నా కూడా అది ఇనపడుతూనే ఉంటది. బ్యాక్‌గ్రౌండ్‌లో
ఖచ్చితంగా.
యాహ్! నిజంగా చాలా బాగా చెప్పారండి అంటే. మీ జీవితానికి మ్యూజిక్‌కి ఉన్న <smacks lips> రిలేషన్ అనేది చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు.
ధన్యవాదాలు.